అయితే, కొందరు కొందరూ మనకూ బంధువులు కాకపోయినా, స్నేహితులు కాకపోయినా, కొందరు పరాయి వ్యక్తులు మనకు ఎప్పుడైనా ఆహ్, అది చిన్న చిన్న స కొన్ని సహాయాలు చేస్తుంటారు. అది మన జీవితం మీద ఎంతో ప్రభావం చూపిస్తుంది. అలాంటిది మీ సా మీ జీవితంలో ఏదైన ఉందా?
అవును. యాహ్! ఒకటి ఉందనమాట. ఏదీ అంటే, అంటే, ఆఫ్‍లైన్ కాదు, ఆన్‍లైన్‍లో కలుస్తాం కదా ఎవరినైనా స్ట్రేంజర్స్‌ని.
అవునా, ఏంటి? అవునవునవును.
సో, అప్పుడూ జరిగిందనమాట ఇది. ఎలా అంటే, ఇప్పుడూ నేనా
ఓకే. ఆ!
అప్పట్లో నేను ఒక లాంగ్వేజ్‍లో ఆహ్, నా స్కిల్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలన్నట్టు కొన్ని యాప్సుంటాయి కదా!
అవునవును. మన లాంగ్వేజిప్పుడు చాలా ఒచ్చాయండి అలా. లాంగ్వేజ్ ఇంప్రూవ్ చేసుకోడానికి, కమ్యూనికేషన్ అవును.
యాహ్! సో, అప్పట్లో నాకు తెలిసిందనమాట. ఓకే, న నేను దీంట్లో లో ఉన్నాను, ఎలాగైనా దీన్ని పికప్ చేసుకోవాలన్నట్టు, ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాను. సో, యాప్‍లో రకరకాల స్ట్రేంజర్సుంటారనమాట. అందులో ఎలా డవలప్ చేసుకుంటారంటే, ఇప్పుడు నేనే ఒకటేదన్నా టాపిక్ అనేది రాయాలనమాట. చాట్ రూమన్నట్టు ఏదోకటుంటదనమాట. సో, అందులో ఈరోజు హాబీస్ గురించి మాట్లాడుకుందాం, లేకపోతే ఈరోజు ఆహ్, పెళ్ళి గురించి మాట్లా ఏదో మన ఇష్టం, ఏదో ఒక టాపిక్ రాసేయచ్చనమాట.
ఓకే. ఆ! ఓకే. ఓకే. ఆ! ఆ! మన ఏదో, మనకిష్టవున్న టాపిక్ మనం మాట్లాడుకోవాలి. అంటే, మన కంలె అంటే, మన కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోడానికి.
యాహ్! యాహ్! సో, ఆ టాపిక్‌కి ఎవరైతే రూమ్ క్రియేట్ చెయ్యాలనుకున్నారో వాళ్ళే రాస్తారనమాట. సో, అలా రాసినప్పుడు, సేమ్ యాప్‍లో చాలా మంది లాంగ్వేజ్‌ని నేర్చుకోవాలి అని అనుకుంటారు కదా!
ఓకే. ఓకే. ఆ! వాళ్ళే రాస్తారు. ఓకే. ఆ! అంటే, ఇ ఇ అంటే, వన్ టు వన్ మాట్లాడతారా, లేకపోతే నలుగురు మత్ నలుగురయిదురూ మాట్లాడతారా?
యాహ్! బోత్, రెండూ ఉంటాయనమాట. వన్ టు వన్ మాట్లాడుకోవచ్చు, అలాగే గ్రూప్‌గా కూడా మాట్లాడుకోవచ్చనమాట. ఆ! సో, అలా నేనొకరోజు గ్రూపు క్రియేట్ చేషినప్పుడు అదే గ్రూప్ క్రియేట్ కాదు, టాపిక్ నేను రూమొకటి క్రియేట్ చేసి, అందులో ఒక టాపిక్ పెట్టినప్పుడు, చాలా మంది జాయినయ్యారు కదా! సో, అలా జాయినయినప్పుడు, వాళ్ళు నాతో ఎవరన్నా మాట్లాడాలనుకున్నప్పుడు, హ్యాండ్ రైస్ చేస్తారు. నేను వాళ్ళకి పర్మిషనిస్తా. యాహ్! సో, అలా ఒకరు పరిచయమయ్యారనమాట.
ఓకే. మాట్లాడుకోవచ్చు. ఓకే. ఆ! ఆ! అవునవును. ఓకే. ఆ! పర్మిషనిస్తారు. అవును. ఓకే. ఆ!
హ్మ్. అతను హ్మ్, నార్మల్‍గా పర్సనల్ డీఎం కూడా చేశారు. నేను మాట్లాడాను సర్లే అన్నట్టు. దాని తర్వాత బానే ఉంది. అతను బావున్నాడు, అదే <smacks lips> ఇద్దరి మధ్య కన్ కమ్యూనికేషన్ నార్మల్‍గానే ఉందనమాట. నేనూ ఎ ఎక్కువేం మాట్లాడలా. తను అవును. మాత్రం బానే మాట్లాడుతున్నారు. అండ్ ఒకరోజు ఏమైందీ అంటే, నాకు కొంచం అమౌంట్ అవసరమఅయ్యేదుండె అనమాట.
ఓకే. ఆ! ఓకే. ఆ! నార్మల్‌గుంది. ఓకే. అవును. ఓకె. ఆ! ఓకె. ఆ!
సో, నేను నా సర్కిల్‌లో అంతా ట్రై చేశాను. అవ్వలేదనమాట. ఇంకా యాహ్! సో, అప్పుడు ఇతనున్నారు కదా, ఏ పర్సనయితే ఉన్నారో.
ఓకే. ఆ! అవ్వలేదు. ఆ! ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీకు పరిచయమైన వ్యక్తి. ఆ!
హ్మ్. అతన్ని అడిగా అనమాట. ఇలా నాకి అవసరముంది మీరేమన్నా ఇవ్వగలరా అన్నట్టు. అతను వెంటనే ఇస్తా అన్నారు నేను షాక్ అసల.
ఆ! ఓహ్! నిజంగానే. మనకూ స్ట్రేంజరూ, మనం అసలు మన గురించి తెలియదు. ఆహ్, అంటే, మనతో కమ్యూనికేటవ్వడంతో కొద్దిగా <smacks lips> అంటే, మనకు అక్కడ ఏంటంటే, ఈ వ్యక్తిని నమ్మొచ్చు అన్నట్లు నమ్మకం కలిగిందనమాట.
ఆ! యాహ్! సో, యాక్చల్‌గా ఏమైందంటే, అతనికి నా పేరు, నా యొక్క స్టేట్ తప్ప ఏం తెలీదు. నాకు అతని పేరు, స్టేటే తెలుసు అప్పటి వరకు, కానీ ఎందుకో అడగాలి అనిపిచ్చింది. నేనెలా అంటే, ఎవరినన్నా ఏదన్నా హెల్పడిగితే, అది నా ఛాయిస్ అడగడం. దానికి వాళ్ళు యెస్ చెప్పినా, నో చెప్పినా అది వాళ్ళ ఛాయిస్, నేనేమనుకోననమాట. వాళ్ళు హెల్ప్ చేస్తే నేను ఇంత ట పీరియడ్ పెట్టి, వాళ్ళకి రిటర్న్ చేయడవనేది జరుగుతది. హెల్ప్ చెయ్యకపోతే నేను, మళ్ళ వాళ్ళు నాకు చెయ్యలేదు కదా! ఇలా ఏమనుకునేదాన్నయితే కాదు. హ్మ్. సో, హెల్పడిగాను, వెంటనే చేస్తా అన్నారు, ఇంగ నా డీటెయిల్స్ పెట్టాను. ఇంక ట్రాన్స్‌ఫర్ చేశారనమాట. ట్రాన్స్‌ఫర్ చేశాక, అదే, నేను ముందే అడిగేతప్పుడే ఇంత పీరియడ్ బెట్టా. 1 మంత్‌కీ నేను మీకి రిటర్నిస్తాను. నాకప్పుడు శాలరీ క్రెడిటవుద్ది అన్నట్టు. అతను
ఆ! ఓహ్! ఓకే. ఆ! అవున! ఓకె. హ్మ్. ఆ! అనుకో కాదు మీరు. అవును. ఆ! ఓకే. ఆ! ఓకే. ఓకే. మీరప్పడికి జాబ్ చేస్తున్నారయితే.
ఆ! సో, ఇంకా 1 మంత్ తర్వ అదే 1 మంత్‌లోపే నేను రిటనిచ్చానమాట. రిటనిచ్చాకా అతన్ని అడిగా. ఏమనడిగా అంటే, నేనెవ్వరో తెలియదు కదా నీకూ, అసలు ఎలా అలా అడగంగానే ఇచ్చేశావు, ఏం నమ్మకంతో
అవును. ఆ! ఇచ్చారు. ఆ! ఆ! ఇచ్చేశావో, నిజంగాను ఇప్పుడు సమాజంలో ఎవరిని నమ్మి మనమేం చెయలేం కదా! అవును.
యాహ్! ఏ నమ్మకంతో ఇచ్చావు నువ్వసలూ అన్నట్టు అడిగా అనమాట. అత అతను కొంచెం దేవుడిని బా నమ్ముతారంట. సో, నాకప్పుడే అనిపిచ్చింది నువ్వడిగినప్పుడు, ఆహ్, న ఆహ్, "లైక్ ఖచ్చితంగా అవసరముంటుంది, నాకప్పుడే దేవుడు చెప్పినట్టు అనిపిచ్చింది, ఇతను ఖచ్చితంగా హెల్ప్ చెయ్యాలి నువ్వు అన్నట్టు అనిపిచ్చింది, అందుకే చేశా" అన్నట్టు చెప్పారనమాట. సో నేను అదంతా విని షాకయ్యాను, అది అలా ఎలా అని. ఆ!
ఆహా! <giggles> అనిపిచ్చింది. ఓకే. షాక్. నిజంగా ఎవరికైనా ఆన్లైన్‌లో పరిచయాలో, అట్లా అంటే, మనం కొద్దిగా షాకింగానే అవుతాం గదా!
ఆ! అదే కదా! సో, షాకయ్యాను, అండ్ దాని తర్వాత నేను అత అతనికి ఇలా కూడా చెప్పా అనమాట, నేనే గనక మీ ప్లేస్‌లో ఉంటే, అసలు నేనలా చేస్ చెయ్యను కూడా చెయ్యను అన్నట్టు చెప్పేశాను.
అవును. నిజమే. నిజమేగా. నిజమే గదా! అవునవును.
యాహ్! ఇప్పటికీ చెయ్యలేననమాట. సో, నాకే అతని గురించి మొత్తం తెలుసు. అతని పేరు గానీ, అతని పిక్ కానీ, ఆహ్, అన్ని తెలుసు. నా నుంచి అతనికి ఏం తెలీదు. నా పేరు తెలుసు, నా వాయిస్ తెలుసు అంతే. హ్మ్. ఇద్దరికీ ఎ వేరే కమ్యూనికేషన్ లేదనమాట, ఓన్లీ ఇంగ్లీష్‌లోనే మాట్లాడాలి మాట్లాడడం, వేరే లాంగ్వేజ్ రాదు. హ్మ్. అంతే. హ్మ్.
అవును. ఓకే. ఆ! అంతే. అంతే. ఆ! ఇంగ్లీష్ మాట్టాడుకున్నా కమ్యునికేషనుంది. అవును. రాదు. ఓకే. అంటే, అతను పరాయి భాషా వ్యక్తి, మీరేమో తెలుగు.
హ్మ్. సో, అలా ఆ లాంగ్వేజుంది గాబట్టి, మేం ఇంగ్లీష్‌లో మాట్లాడుకునే వాళ్ళం. ఇంకా అతనైతే చాలా వాటికి పిలిచాడనమాట. తన పెళ్ళికి కానీ, ఇంకా తన కూతురు ప్ ఆహ్, ఆహ్, అదే అదే వాళ్ళ వైఫ్ సీమంతంకి, తనకి కూతురు పుట్టింది. ఆ! పేరు పెడతారు కదా! అప్పుడూ పిలిచారు. యాహ్! యాక్చువల్‌గా ఆ హెల్పంతా తర్వాత మళ్ళీ మేము మాట్లాడతన్నాం కదా! అప్పుడే ఒక మంచి బాండ్ క్రియేటయిందనమాట. ఎలా అంటే, ఒక అన్న, ఒక చెల్లి అన్నట్టనమాట. యాహ్! ఇప్పటికే ఆ బాండ్ అలాగే ఉందనమాట. దాదాపు ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్సయ్యుంటది. యాహ్! ఒక 4-5 ఇయర్సయ్యుంటుంది ఆ బాండొచ్చి. ఇప్పటికి అలాగే ఉంది చెక్కు <giggles> చెదరకుండా. హ్మ్.
అవును. ఆ! ఓకె. హ్మ్. శ్రీమంతంకి అవునవును. ఓకే. ఓకే. అవును. అవును. అల్లానట్టు. అవునవును. ఓహ్! నిజంగా అండి. మంచి స్నేహవండి నిజంగా అది. అవును. ఓకె. ఓకె. అట్ ఇప్పుదికలాగుంది. అంటే, ఎప్పుడైనా అంటే, మ్ మీరూ ఆహ్, అంటే అంటే మీ కుటుంబ సభ్యులుతో పరిచయం జెయడము, మాట్లాడము ఆహ్, ఇట్లా ఇట్లా సాయమెప్పుడైనా చెప్పారా?
యాహ్! హెల్పింగయితే తెలుసనమాట, ఆ రోజిలా నేనుడిగాను, చేశా అనేది. ఆ! కానీ అతను నన్ను పిలిచారు కదా! సో, నేనైతే వెళ్ళలేదు. ఎందుకంటే, అతను తమిళనాడు, నేనేమో ఆహ్, ఇలా వేరే స్టేట్ అన్నట్టు.
అవునవును. అవునవును. వేరే స్టేట్ కాబట్టీ. కరెక్టే అండి. అయితే, ఈ సిన్న ఈ చిన్న సాయం మీ జీవితంలో పటిష్టమైన మార్పులేదైనా, నిర్ణయాల కోసం అంటే, ఆహ్, తోడ్పడ్డాయని మీరనుకుంటన్నారా?
సో, ఇంగా వెళ్ళలేదు. యాహ్! యాక్చువల్‌గప్పుడూ ఒక ఎమర్జెన్సీ ఉండే. అందుకే నేనంతా అడగాల్సొచ్చిందనమాట. సో, అతను చేసిన హెల్పయితే నిజంగా ఇప్పటివరకు మర్చిపోలేనిది. చూడండి, ఇన్నియర్సయింది, 4 కాదు, 5 ఇయర్సవుతూ ఉంది. ఇంతవరకు నాకది గుర్తుంది.
ఓకే. ఆ! 5 ఇయర్సయింది. అవునండి. అయిత్ అయితే, ఇలా పరాయి వ్యక్తిని మనమూ మనకు అనుకోని అంటే, మనం ఎప్పుడు అనుకొ అనుకోలేదిలా <smacks lips> మనకి సహాయం అందుతుందని కూడా అనుకోలేదు. అలా అంద్ అందిందీ, అందిన తర్వాత ఆ స్నేహం కూడా బలపడింది మంచిగా. సో, ఇప్పుడికీ అంటే, మీరు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు గానీ, మీకెప్పుడైనా తరుచుగా అంటే, కాల్ చెయడము, ఎలా ఉన్నారు, ఏంటి, యోగ క్షేమాలు, ఎక్కడ జాబ్ చేస్తున్నారు, ఇలాంటివి అడుగుతుంటారా?
అవును. యాహ్! అంటే, నాకు, అతనికే కదా పరిచయం. సో, అతను నన్నడుగుతారు, "ఏంటి, ఎలా ఉన్నావు?" అన్నట్టు. నేనూ అడుగుతా. యాహ్! బ్రో బావున్నాను, మీరెలా ఉన్నారు అన్నట్టు. సో, ఏవన్నా అడుగుతారు, లైఫెలా ఉంది అన్నట్టు. మేము మ నార్మల్‍గా అన్ని అడుగుతారనమాట ఎలా ఉంది, ఏంటి అని.
ఏంటి, ఎలా ఉన్నారో, మీరడుగుతా ఓకే. లైఫ్ ఎలా ఉంది. సో అంటే, ఇప్పుడు ఎప్పుడైనా ఉద్యోగరీత్యా అంటే, ఏదైనా ఆహ్, ఏదైనా జాబాఫర్స్ గురించి మీరు అడగడము, అట్లాంటివెప్పుడైనా ఆహ్, ఇలా అంటే, ఈ పా అంటే, మనకూ ఇలా స్ట్రేంజర్‌తో పరిచయం తర్వాత ఇలాంటియేమన్నా జాబ్ ఆఫర్సున్నాయా, అట్ల అడిగారా ఎప్పుడైనా?
యాహ్! అడిగాను. అతను కూడా చాలా చెప్పారు. అంటే జస్ట్ డిస్కషన్ వరకే ఉంది కానీ దాన్నెప్పుడు ఆక్షన్‌లో అయితే చేయలేదనమాట. జరిగాయి. హ్మ్. అలా జరిగింది అండ్ నేనైతే ఒకటి ఫిక్స్ అయ్యా అనమాట. అతను నన్ను ఎన్ని సంవత్సరాలయినా చూడలేదు కదా! నాదేదన్నా అకేషన్ ఉన్నప్పుడు అన్‌ లైక్ నా పెళ్లి కావచ్చు, అలా ఉన్నప్పుడు పక్కా తను మీ ఫ్యామిలీ మొత్తం ఇన్వైట్ చేయాలి అన్నట్టు అనుకున్న.
చెప్పారా? ఆ! చేయలేదన్నమాట. అవును. నిజంగా. అవునవును. పిలుద్దామనే అనుకున్నా. మరి, వే <chuckles> మరి అది ఆ కోరిక మీకు ఉన్న కోరిక నెరవేరిందా? మీ పెళ్లి సమయానికి ఏదైనా <laughs> ఇంకా లేదా? ఓకే. ఫ్యూచర్‌లో.
ఇంకా లేదు కదా! ఆ! ఇన్ ఫ్యూచర్‌లో, ఫ్యూచర్‌లో నెరవేరితే <chuckles> బాగుంటుంది. అంటే నేనైతే అనుకున్నా అన్నమాట. అంటే తప్పకుండా పిలవాలి అన్నట్టు.
ఆ! నిజమండి. అవును. ఇప్పుడు, కొన్ని కొన్ని సార్లు స్ట్రేంజర్స్ పరిచయం అయినా, ఇప్పుడు మనకు పాజిటివ్, నెగెటివ్ అంటే పాజిటివ్ కూడా ఉంటుంది. కొన్ని కొన్ని పరిచయాలు మంచి పరిచయాలు మనకు ఆన్‌లైన్‌లోనే మంచి పరిచయం మనకు ఆహ్, మంచి పరిచయాలు ఆహ్, పెరుగుతాయండి కొన్ని. సో, ఎక్కడైనా జాబ్ రీత్యా కావచ్చు లేకపోతే ప్రొఫెషనల్ గ్రోత్‌లో కావచ్చు ఇలా మంచి స్నేహాన్ని ఎప్పుడు నొ ఎప్పుడు నిలుపుకోవాలది. ఖచ్చితంగా, అవునండి. సో
అవును. యాహ్! యాహ్! హ్మ్, సో, ఇలా అనే కాకుండా నాకి ఆ ఆన్‌లైన్ ఫ్రెండ్స్ చాలా మందే ఉన్నారన్నమాట. అంటే అందరూ నాకు మంచి వాళ్ళే తగిలారు దేవుడి దయ వల్ల చెప్పాలంటే. యాహ్! సో
ఓకే. నిజంగా, నిజంగా, అవునండి. అంటే ఎప్పుడైనా మన ఫ్రెండ్స్ సర్కిల్, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మంచిగా పెట్టుకుంటే మనం మన చుట్టుపక్కల వాతావరణం బాగుంటుంది. మనకు కూడా అంటే మ మంచి అమనే గ్రోత్ కూడా ఉంటుందండి, నేను నమ్మేది.
అవును, ఇదైతే నిజం. వాస్తవం అన్నమాట. ఎందుకంటే వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఒక పీస్ అనేది ఫీల్ అయితాం కదా! చాలా ప్రశాంతంగా అండ్ ఇంకోటి ఏదైనా షేర్ చేసుకున్నా కూడా కొంచెం సెక్యూర్‌గా ఫీల్ అయితం.
అవునండి. పీస్ అని ఫీల్ అయితం. ప్రశాంతంగా ఉంటాం. అవును. సెక్యూర్‌గా ఫీల్ అవుతాం. అది ఇప్పుడు ముఖ్యంగా ఇటు ఆడవాళ్ళు కావచ్చు, బా ఇటు మగవాళ్ళైనా కావచ్చు, ఆహ్, ఫీలింగ్ సెక్యూర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ముఖ్యంగా ఇలా ఆన్‌లైన్ స్నేహాలు మంచివే. కొన్ని కొన్ని సమయాలు మంచివే, మా మంచి ప్రభావం కూడా చూపిస్తాయి. మనం జాబ్ సెర్చ్ చేసుకోవచ్చు. ఆహ్, ఎవరైనా హెల్ప్ చేయొచ్చు. కొందరు జాబ్ విషయంలో ఆ! సరేలే అంటే, కొందరు ఎలా అంటే అండి ఆహ్, మనం కూడా ఆ సిట్యుయేషన్ ఉంటే వచ్చాము కదా, ఎన్నో ఇబ్బందులు పడ్డాము. సో, అవతల వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు కదా! అని వాళ్ళకు అనుకున్నప్పుడు కొద్దిగా అట్లా చేస్తారన్నమాట. ఎందుకంటే కొందరికుం అవునండి, అంటే కొందరికి వాస్తవం ఎలా ఉంటుందంటే మనము ఒకరికి సాయం చేస్తే మనకు ఫ్యూచర్‌లో మనకు కూడా మంచి జరుగుతుంది. సో, ఇలా అనుకున్నప్పుడు ఇంకా అంటే ఎక్కడ మంచి కూడా ఉంది. మొత్తం సమాజం అంతా ఏం చెడిపోలేదని ఇట్లాంటి చిన్న ఉదాహరణలు మనకు నిజ జీవితంలో
అవును కరెక్ట్. అవును. ఆ! నానా అవును, కరెక్ట్. ఇదైతే వాస్తవం అండి. కానీ అలా మంచిగుంది కదా అని ప్రతీ స్నే అదే ఎవరైతే మనకి స్ట్రేంజర్స్ తగిలినా, లేకపోతే ఆఫ్‌లైన్‌లో మనుషులు కానీ, ప్రతి ఒక్కరిని నమ్మేయకూడదనమాట. అది ఒక నమ్మకం డెవలప్ అవ్వడానికి కూడా టైం పడుతుంది. ఇంత అంత ఈజీగా అయితే ఎవరు నమ్మలేరు నన్నడిగితే. హ్మ్, మెయిన్ వాళ్ళ యాక్షన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి నేనిందాక చెప్పినట్టు అతను అడగంగానే సహాయం చేయ చేశారు. ఆ సహాయం వల్ల అప్పుడున్న ఎమర్జీ ఎమర్జెన్సీ అనేది క్లియర్ అయిపోయిందప్పటికి. సో, ఆ సహాయం ఎప్పుడు మర్చిపోలేను నేనైతే ఇప్పటి వరకు.
అవును. ఆ! అది కూడా వాస్తవమే. పడుతుంది. నమ్మలేరు. అది కూడా వాస్తవమండి. కరెక్ట్. అవును, వాళ్ళ ఆక్షన్స్ మీద. అవును. క్లియర్ అయిపోయింది నిజంగా. మర్చిపోలేరు, ఎప్పటికి గుర్తుంటుంది అట్లా. అయితే ఇట్లా అవును.
హ్మ్. సో హ్మ్. సో, ఇలా లేదు. అదే ఏమంటున్నంటే ఇలాంటివి ఉన్నాయి కదా, మంచి ఇలా జరిగింది కదా అని మనం ప్రతి ఒక్కరు ఎవరైతే మనతో మాట్లాడుతున్నారో వాళ్ళందరూ మంచి వాళ్ళే అని మాత్రం అనుకోకూడదంతే. హుహు.
సో, అవును చెప్పండి. అని మనం అనుకోకూడదు. అంటే ప్రతిసారి, అంటే ప్రతిసారి ఇలానే మనకు పరిచయమైన వ్యక్తులు మంచి వాళ్ళే ఉంటారు అని కూడా మనం నమ్ము గుడ్డిగా నమ్మకూడదు. అది మన అదృష్టం అనుకోవాలి. ఆహ్, మంచి వ్యక్తులు మనకు తారసపడ్డారు. సో, మనకు గ్రోత్ కూడా ఉన్నది, ఆహ్, గ్రోత్‌తో పాటు మనకు మంచి రిలేషన్‌షిప్ డెవలప్ అయినాయి. అది చాలు మనకు తృప్తినిస్తుంది. అంటే
యాహ్! గుడ్డిగా అయితే అస్సలు నమ్మగూడదు. యాహ్! అండ్ ఇంకోటి ఏంటి అంటే అలా మంచి వాళ్ళు దొరికినప్పుడు మనం వాళ్ళని వదులుకోకూడదనమాట. ఏ చిన్న రీజనయినా కానీ, పెద్ద రీజనయినా కానీ, ఎందుకంటే మన మంచి కోరుకునే వాళ్ళంటూ మన లైఫ్‌లో ఉంటే మన లైఫ్ ఇంకా బాగుంటుందానేది నేను నమ్ముతా. సో, అలాంటి వాళ్ళు హ్మ్.
అవును. పెద్దైన రీసన్ అయినా కానీ, అది కూడా వాస్తవమే అండి. అవును. ఇంకా ఇంకా బాగుంటుంది. అంటే అటు అవును ఇట్లా స్నేహం కాక స్నేహమైన ఏదైనా ఒక మంచి రిలేషన్‌షిప్ ఉండడం మంచి విషయమే అండి అది. ఎందుకంటే మనం సమాజంలో బ్రతుకుతున్నాం. సమాజం ఒంటరిగా అయితే బ్రతకట్లేదు కదా. సమాజంలో బ్రతకటప్పుడు అయితే మీరు ఇలా ఇలాంటి పరిచయాల ద్వారా మీరు పొందినటువంటి బెనిఫిట్ ఎవరైనా మీ స్నేహితులతో ఎప్పుడైనా పంచ్ పంచుకున్నారా? మీ స్నేహితులు మీకు బాగా క్లోజ్ ఉన్న వాళ్ళతోని ఇలా ఇలా జరిగింది ఇలా ఇలా ఆ రోజు నాకు ఇలా అని.
హ్మ్, అవును. హ్మ్. యాహ్! అంటే చాలామందికి చెప్పా. ఒక్కరికి ఇద్దరికి అని కాదు. నాకు ఆన్‍లైన్‍లో వేరే ఫ్రెండ్స్ ఉంటారు కద, వాళ్ళకి చెప్పాను. ఆఫ్‍లైన్‍‌లో ఎవరైనా మంచిగా ఇంకా క్లోజ్‍గా ఉన్న వాళ్ళకి సందర్భాన్ని బట్టి చెప్పా అనమాట. ఊరికే అదే పనిగా పోయి నీకొటి చెప్తాను అని చెప్పను. ముందు మాట్లాడుతూ ఉంటాం కద ర్యాండమ్‍ మాట్లాడినప్పుడు, ఆ సందర్భం వచ్చిస్తే ఖచ్చితంగా చెప్తా అనమాట.
అవునా? చెప్పారు. చెప్పారనమా <chuckles> అలా అదే. అదే. అవును. ఖచ్చితంగా చెప్తారు. అవును చెప్పారు కూడా. అంటే, ఎలా రిసీవ్ చేసుకున్నారు? ఇప్పుడు ఎలా రిసీవ్ చేసుకున్నారు? మరి చెప్పినప్పుడు? ఇద్ధరు.
హ్మ్. చెప్పాను కూడా ఆహా! కరెక్ట్. వాళ్ళు ఏమన్నారంటే అరె! వాహ్! అసలు నువ్వు లక్కీ బయట వాళ్ళు కూడా, నీతో మంచిగా ఉండడం అంటే గ్రేట్. ఇప్పుడున్న జనరేషన్‍లో అలా లేరు.
ఆ! నిజంగా అండి. ఇప్పుడు మనకు చూడండి బంధువులు గాని, ఫ్రెండ్స్‌లో‌ గాని మనల్ని మోసం చేసేవాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు మనకు. ఓహ్, అలా ఎవరో తెలియని ముఖ పరిచయం కూడా లేని వ్యక్తి, మనకు సహాయం చేసారంటే మంచి విషయమే కదండీ అది.
ఆ! అదే గదా! హ్మ్, అది. సో, అలా ఉన్నప్పుడు నీకు ఎప్ ఆహ్, అంటే ఇప్పుడు నిజ జీవితంలోనే సరిగ్గా లేరు మనుషులు. అలాంటిది నీకు ఆన్‍లైన్‍లో మంచిగా దొరికారంటే, లక్కు అన్నట్టు అలా అనరనమాట. అది కాక మా ఇద్దరి మధ్య ఒక మంచి బాండొచ్చింది లైక్ బ్రదర్ అండ్ సిస్టర్ లాగా. సో, అది గ్రేట్ యాక్చువల్‌గా.
అవును. మనుషులు. ఆ! అవునండి. నిజమే గద. అవునవును. అవును. కరెక్ట్. కరెక్టే కదండీ. అలాంటి మంచి రిలేషన్షిప్సు ఎప్పుడూ నిలుపుకోవాలి. అయితే వ్ అయితే మీరు ఎవరికైనా చెప్పాలనుకుంటే సలహాలు ఇవ్వాలనుకుంటే, ఇలాంటి పరిస్థితుల్లో ఏమైనా ఎవరైనా సమాజానికి ఏదైనా అంటే, <smacks lips> ఎవరైనా మ దృష్టికోణం ఎవరైనా ఇట్లా సో, వాళ్ళ పరిస్థితిలో తగ్గట్టు ఇప్పుడు చూడండి చాలా రకాలు చాలా ఇబ్బందులు పడుతుంటారు. కొన్ని రిలేషన్షిప్‌లో దెబ్బ తింటు ఉంటారు. సో, అలాంటి వాళ్ళకి ఒక మంచి సలహా ఇవ్వాలంటే మీరు ఎలాంటి సలహా ఇస్తారు?
యా‌హ్! ఆ! అవును. అవును. కరెక్ట్. నేనేమిస్తానంటే, ఇప్పుడు నువ్వు ఫ్రెండ్షిప్ చెయ్యి ఎవరితో అయినా అంటే, స్టార్టింగ్, స్టార్టింగ్ ఒక్క 2 హాయ్, బాయ్ దాంట్లోనే ఫ్రెండ్ అని డిసైడ్ అవ్వకు. ఒకవేళ వాడు, అదే ఆపోజిట్ పర్సన్ నువ్వు నా ఫ్రెండ్ అని అన్నా కూడా, జస్ట్ హ్మ్, అని కొట్టు అంతే. దాని తర్వాత మెల్లిగా అంటే, ట్రావెల్ చేస్తే తెలుస్తుంది అనమాట. వాళ్ళు చె చాట్ చేసే
డిసైడ్ అవ్వకు. అవును. అవును. అంతే. ఆ! ట్రావెల్ చేస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది. సో, ఎలాంటి వ్యక్తిత్ పద్ధతి మాట్లాడే పద్ధతి.
యాహ్! చాట్ చేసే పద్ధతి, మాట్లాడే పద్ధతి. ఆ! మనం ఏమన్నా హెల్ప్ అడిగితే, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారో. దాన్ని ఎంత తీసుకుంటున్నారో, అనేది ఇవన్నీ తెలుస్తాయి అనమాట. సో, దాన్ని బేస్ చేసుకొని మనం వాళ్ళకి విలువ ఇవ్వడం అనేది బాగా జరుగుతది. ఇప్పుడు మనం ఎంతసేపు ఇటు పక్క నుంచే మాట్లాడి, అటుపక్క ఏం మాట్లాడలేనప్పుడు, లైట్ తీసుకున్నప్పుడు అలాంటి వాళ్ళు మనకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనమాట. హ్మ్, అంతే కదా!
అవునవును. తీసుకుంటున్నారు. నిజమండి. జరుగుతుంది. అవును. అంత మంచిది. నిజంగా అండి. కరెక్ట్‌గా చెప్పారు. అవునండి. కరెక్ట్, కరెక్ట్ చెప్పారు. కానీ
ఎందుకంటే, నెగెటివ్ పీపుల్ లైఫ్‌లో లేకపోతేనే మంచిది. ఇలా సహాయం చేసే వాళ్ళే కావాలి మెయిన్ మనకి. హ్మ్.
నెగెటివ్ ఆ! నెగెటివ్ లైఫ్, నెగెటివ్ మనుషులు, నెగెటివ్ ఎంత ఉంటే <smacks lips> మన చుట్టుపక్కల కూడా మన మానసిక ప్రశాంతత కోల్పోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్. సొ, ఈ
యా‌హ్! ఇప్పుడు మెయిన్ ఫ్రెండ్‍షిప్ అయినా అదే అర్థం అనమాట. ఒకరొకరు ఏదైనా కష్ట సమయంలో ఉన్నప్పుడు, నేను నీకున్నాను తోడు అని నిలబడేవాడు ఫ్రెండ్ అవుతాడు.
ఆ! ఫ్రెండ్ అవుతాడు. అంటే ఏదో స్వార్థం కోసం చూసుకోకుండా, అంటె ముఖ్యంగా నిజంగా ఏదో ఆపద వచ్చినప్పుడు హెల్ప్ చేసే వ్యక్తి ఉంటారు. అది నిజమైన స్నేహం అండి.
హ్మ్. హ్మ్. అదె. ఆ! కరెక్ట్. సో, అలాంటి వాళ్ళనే మనం చూస్ చేసుకోవాలి. అలాంటి వాళ్ళు కూడా దొరుకుతారని గ్యారంటీ లేదు. ఫస్ట్ బాగా నమ్మించి, మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఏదన్నా అడ్వాంటేజ్ తీసుకొని, అదంతా చేసినాక కూడా, వాళ్ళ ట్రూ కలర్స్ చూపించే వాళ్ళు ఉన్నారు. సో, చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా అమ్మాయిలు.
ఆ! దుర్కరంగా. అవును. అవును. తీసుకొని ఆ! చాలా ఉంటారు. అవునండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మాయిలు. కరెక్ట్ అండి మీరు.
ఇప్పుడు ఈ కాలంలో అబ్బాయిలు కూడా, ఉంటె మంచిది అనుకుంటున్నా. <chuckles>
అవునవునండి. కరెక్టే అండి, కరెక్ట్ అది వాస్తవమే. ఆహ్, నిజంగా అండి చాలా కరెక్ట్ మ మంచిగా ఇవన్నీ అంటే విషయాలు మీరు చెప్పారు. సో, పరాయి వ్యక్తితో పరిచయాలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, అనేది కూడా మంచిగా చెప్పారు అండి. మీ సొ మీ సొంత ఈ ప ప ఇలా వ్య పరాయి వ్యక్తి పరిచయము ఎలా మంచి బాండింగ్‌గా ఆహ్, మీకు ఏర్పడ్డదని మంచిగా చెప్పారు. సో, ఇంకొకసారి మంచి విషయంతో మళ్ళీ మాట్లాడుకుందాం. ధన్యవాదాలు, ధన్యవాదాలు.
యా‌హ్! హ్మ్. యా‌హ్! తప్పకుండా. ధన్యవాదాలు.